ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంటే బాల్యం అనేది ఒక మధురానుభూతిగా ఉంటుంది. అంటే మీరు బాల్యంలో ఆడినటువంటి ఆటలు, అందులో ఆడిన ఆటలలో మీరు ఎక్కువగా మీకిష్టమైన ఆట ఏంటి? అది కూడా ఎవరితో ఎక్కువ ఏజ్ ఏస్ మంచి మంచి స్నే మీకు ఉంటారు కదా! స్నేహితులు అంటే ఎవరితో ఎక్కువగా ఆడేవాళ్ళు? దాని గురించి చెప్పగలరా?
అవును. హ్మ్. అవును. హ్మ్. యాహ్! తప్పకుండ. చిన్నప్పుడంటే‌టే నాకు ఒకసారిగా చిన్నప్పటిలోకి వెళ్ళిపోయేటట్టు గుర్తొస్తుంది. నేను నర్సరీ నుంచి ఫోర్త్ వరకు ఒక స్కూల్లో చదివా అనమాట. మా కాలనీలోనే ఉంటుండే ఆ స్కూలు. అండ్ ఆ గే ఆ కాలనీలో ఎక్కువ పిల్లలే అనమాట ఉండేది. సో మేము ఫూ ఫుల్ ఆడుకునేవాళ్ళం అనమాట. బాగా ఫస్ట్ నాకు గుర్తొచ్చిన గుర్తొచ్చినలటిలో చెప్తా అనమాట. బాల్ బాల్ లడ్డు గేమ్ తెలుసా నీకు?
హ్మ్. ఓహ్! విన్నా‌నన్ <chuckles> ఆ! ఆ!
<laughs> విన్నావా చెప్పు తెలుసా అట్లైతే? ఎన్ని టీమ్స్ ఉంటాయి చెప్పు?
అంటే పూర్తిగా తెలీదు. పేరు విన్నట్టుగా అనిపిస్తుంది. పూర్తిగా విన్నట్టుగా అనిపిస్తుంది.
మరి తెలుసాటవు? ఇప్పుడు ఓకే. ఓకే. ఇప్పుడు ఇద్దరు టీమ్స్ ఉంటారు కదా! <sniffs> లైకు ఒక్కొక్క టీమ్‌లో ఫైవ్ మెంబర్స్ ఎంతమందన్నా ఉండొచ్చు. ఫైవ్‌కి చెప్తున్నా నీకు అర్థం కావడానికి. టీమ్ ఏ ఫైవు టీమ్ బి ఫైవ్. టీమ్ ఏ వాళ్ళంతా ఫ్రూట్స్ నేమ్స్ పెట్టుకుంటారు వాళ్ళ ఒరిజినల్స్ నేమ్స్ కాదు అన్నట్టు. టీమ్ బి అంతా వెజిటబుల్ నేమ్స్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఆహ్, టీమ్ బిలో
ఆ! హ్మ్. ఓకే. అంటే ఫ్రూట్ నే‌మ్సే ఎందుకు?
ఏమన్నా ఒకటి పెట్టుకోవచ్చు. నీ‌కి అర్థం అవ్వడానికి చెప్తున్నా ఏదో ఒక నేమ్ వాళ్ళ ఒరిజినల్‌గా నేమ్ కాకుండా ఆ! అంతే పేర్లు పెట్టాలా ఒక్కోరి ఒక్కోటి సో
అంటే పే పేర్లు మాత్రం పెట్టాలన్నమాట అంతే. ఈ టీమ్‌కి ఒక పేరు. ఆ టీమ్‌కి ఒక పేరు.
ఆ! టీమ్ ఏకి ఒక జడ్జ్ ఉంటాడు. టీమ్ బికి ఒక లీడ్ ఉంటాడన్నమాట. సో టీమ్ బి లి‌డో‌డేం చేస్తాడు? ఆ!
ఓహ్‌! జడ్జెస్ <chuckles> కూడా‌నా ఇక్కడ ఓకే ఓకే. అంటే‌ ఏక్ ఏది మన అన్ని గేమ్స్‌లో లాగా ఒక విజిల్ పట్టుకొని కూర్చుంటాడా ఏంటి?
ఆ! క్యాప్టె‌నే అని అనుకో. సొ టీమ్ బిలో ఉన్న లీడర్ ఏం చేస్తాడంటే టీమ్ ఏ వాళ్ళ‌ది కళ్ళు మూసి టీమ్ బిలో వాడి పేరు పెటుంటాడు కదా! పోటాటో వచ్చి వీడు ముక్కు గిల్లిపో అని అంటాడన్నమాట. సో వాడు వచ్చి ముక్కు గిల్లుతాడు. <chuckles> గిల్లి
హ్మ్. ఓకే. ముక్కు గిల్లి పోవడం అన్నమాట.
ఆ! దాని తర్వాత వెళ్ళి ఆ ప్లేస్‌లో కూర్చుంటారు కదా! అక అది చెయ్యి తీస్తారు కళ్ళు తెరుస్తారు ఇంకా అందరూ బాల్ బాల్ లడ్డు బాల్ బాల్ లడ్డు అంటారనమాట. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరికైతే కళ్ళు క్లోజ్ చేస్తామో <sniffs> ఎవరు గిల్లారో అనేది కనిపెట్టాలనమాట. కరెక్ట్‌గా‌న్ని కనిపెడితే ఆ‌ ఆ‌ ఆ అపోజిట్లో ఉన్న వాళ్ళు ఈ టీమ్‌కొస్తారు.
ఆ! ఆ! అంటే